అంటే బర్న్అవుటు నాకైతే ముందుగా శరీరం సిగ్నల్ ఇస్తదండి. అంటే ఉదయం లేచిన వెంటనే అలసటగా ఉండడం, లేకపోతే ఎప్పుడు తలనెప్పి, భుజాల నెప్పి, లేదా నడుం నెప్పి ఇవన్నీ వస్తూ ఉంటాయనమాట. అలాగే నిద్ర కూడా ప్యాటర్న్ మారిపోవడం, లేదా ఎక్కువగా నిద్రపోవడం, లేదా అస్సలు నిద్ర రాకపోవడం. అలాగే ఆకలి విషయంలో కూడా ఆకలి తగ్గిపోవడం, లేదా ఎక్కువగా తినేయడం. ఇలాంటివన్నీ జరుగుతా ఉంటాయన్నమాట. అప్పుడు నాకు ఏమనిపిస్తదంటే నా శరీరం నాకు నువ్వు ఓవర్ వర్క్ చేసేస్తున్నావు ఆల్రెడీ. కాస్త ఆగి నన్ను చూసుకో అని చెప్తున్నట్టు అనిపిస్తది. ఆ టైమ్‌లో నాకు ఇంక నేను బర్న్అవుట్ అయిపోతున్నాను అన్న సంగతి అర్థమవుతదన్నమాట.
హుహు. హ్మ్. ఓకే. హుహు. ఆహా! ఓకే. అట్లా అనిపించినప్పుడు మళ్ళీ మీరేం చేస్తారు? అంటే జాగ్రత్తలు ఎట్లా తీసుకుంటారు? మళ్ళీ బర్న్అవుట్ అందరి ముందు అయిపోయాము ఒకలా ఉంటది ఇంకా.
అంటే వీటి నిజంగా చెప్పాలి. హ్మ్.‌ నిజంగా చెప్పాలంటే అండి. ఈ బర్న్అవుట్ ఫిజికల్ ఫ్యాటిగ్యూ కన్నా ఇలా మెంటల్ ఫ్యాటిగ్యూ గూడా ఉం ఉంటుంది అంటే ఎమోషనల్ ఫ్యాటిగ్యూ గూడా. అంటే చిన్న, చిన్న విషయాలకి చిరాకు పడడం, ఎవరితో మాట్లాడాలని అనిపించకపోవడం, తర్వాత దేని మీద ఆసక్తి ఉండదనమాట ఏ పని చేయడానికి. అలాగే ఎంకరేజ్‌మెంట్ గానీ, మోటివేషన్ గానీ తగ్గిపోద్ది. ఏ పని చేసినా గూడా మనకి సాటిస్‌ఫాక్షన్ ఉండదు. ఇది గూడా అంతే. ఇలాగా ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆ టైమ్‌లో మనం చాలా వరకు ఏ పని ఉన్నా సరే దాన్ని
అవును. హ్మ్. అవునండి. నిజమే. హ్మ్.
కొంచెం ప్రోక్రాస్టినేట్ చేయడం. అలా చేసి, బ అలాగే బౌండరీస్ అనేవి పెట్టుకోవాలి. హ్మ్. అంటే మనం ఇప్పుడు అంత బర్న్అవుట్ అయిపోయామనుకోండి, తరువాత ఏ పని మొదలుపెట్టిన దాని మీద అంత ఆసక్తి ఉండదు. అలాంటప్పుడు చాలా వరకు మిస్టేక్స్ జరిగిపోతాయి...
ఓకే. ప్రోక్రాస్టినేట్ చెయ్యాలంటారా? అట్లా బర్న్అవుటక్ వచ్చినప్పుడు హ్మ్. <chuckles> అవునవును. హ్మ్. ఉంటాయి.
అలా మిస్టేక్స్ చేయడం కన్నా నేను అనేది ఏంటంటే, కొంచెం ఆగి ఆలోచిస్తే బావుంటదని.
ఆ! హ్మ్. ఓకే. ఓకే. అలా ఇట్లా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ లాంటివి ఏమైనా ఉపయోగపడతాయంటారా? మళ్ళీ బర్న్అవుట్ వస్తే?